తీసుకురావద్దు అదె. మరెలాగైతే ఇంటికెళ్ళినప్పుడు, ఇంటికెళ్ళినప్పుడు ఆఫీస్ విషయాలొదిలేస్తామో, ఆఫీస్‌కొచ్చినప్పుడు ఇంటి విషయాలొదిలేయాలి.
అంటే పర్సనల్‌గా ఏదైనా హ్మ్. పర్సనల్‌గా ఏదైనా హ్మ్. కొంతమంది ఆ ఇంటి విషయాలు గుర్తుపెట్టుకొని చేసేవాళ్ళుంటారు. కొంతమంది ఆఫీస్‌లో వేరే వేరే కొలీగ్స్‌తో ఉన్న పర్సనల్ విషయాలని ఆఫీస్‌లో ఇది జేస్తారు. అంటే ఇద్దరు పర్సన్స్‌కి వాళ్ళిద్దరికీ పర్సనల్ ఇష్యూ ఇష్యూసున్నాయి. ఆ! వాళ్ళు ఆఫీస్ కొలీగ్సు. ఆహ్, అలాంటి వాళ్ళకి ఇబ్బందుంటే వాళ్ళ అద్ అద్ దాని గురించి వాళ్ళ జీవితాలేవో వాళ్ళకంటే చుట్టుపక్కలుండే జా వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువుంటది.
<chuckles> హ్మ్. అవును. ఆ! ఓకే. ఎక్కువుంటది. అది సహజమే గదా! మానవ నైజం అది.
<chuckles> అది. అద్ మా మా ఆఫీస్‌లో ఉండాల్సిన వాతావరణం ఎలా ఉండాలంటే, ఎలాంటియి వున్నా సరే, ఇలా పని దగ్గరకొచ్చేన్‌సరికి గొడవలనేవి గాని, ఇలా ఈర్ష్య గాని, జెలసీ ఫీలింగ్స్ గాని ఇయన్నీ ఒదిలేసుకుంటే
<chuckles> హ్మ్. ఉండకుండా అవును, అవును. ఎందుకంటే మనందరం అక్కడ ఉన్న పర్పస్ ఏంటి? దాన్ని మనం చూడాలి తప్ప ప ఇండివిడ్యుయల్‌గా చూడకూడదు. అంటే మనం దీన్ని ఒక క్రికెట్‌తో పోలిస్తే, ఎవరు ఎంత పడకపోయినా సరే, అందరు టీమ్‌ని గెలిపించాలనే అనుకుంటారు. సో అలాగే మనం కంపెనీని గెలిప్
హ్మ్. అవును. అవును. అవును. ఇప్పుడు ఫైనల్ ఎండొచ్చేసి, మనం టీమ్ గెలిచిందా లేదా? ఎవరు ఎలా ఆడారనేది దాంట్లో పాయింట్ ఏం లేదు.
అంతే. అంతే. అవసరం లేదు. ఎవరు సెంచరీ గొట్టారు, ఎవరు 4 గొట్టారనే దానికన్నా
ఆ! ఇప్పుడు ఫస్ట్ సెంచరీ జెసినా సరే, లాస్ట్ బాల్‌కి 4 గొట్ట 4 గొట్టకపోతే మ్యాచ్ గెలవరు. <chuckles>
గెలవలేం గదా! వేస్ట్ గదా అది. కరెక్ట్. కరెక్ట్. కరెక్ట్. ఇది బాగుందిది పోలిక. ఆహ్, సరే ఇప్పుడు ఆ విషయం గూడా మనం కొంసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఆఫీస్‌లో ఆహ్, ఒక 8, 9 గంటలు ఉంటూ ఉంటాం గదా! ఈ బ్రేక్‌లనేవి ఎంతవరకు ఉపయోగబడతాయి? మీరెన్ని బ్రేక్‌లు దీసుకుంటారు సగటున రోజుకి?
అది. అది వేస్టే. ఫస్ట్ జెసిన సెంచరీ వేస్టయిపోద్ది. అవును. నేనైతే, మామూలుగైతే సింగిల్ బ్రేకే దీసుకుంటాను.
అంతే.
సింగిల్ బ్రేకు, మధ్యలో ఏమన్నా టీ బ్రేక్ అని జెప్తారు. కానీ నాకు టీ బె టీ అలవాటు లేదు గాబట్టి, నేను టీ తాగను. కౌ కాసేపు లంచ్ బ్రేక్ ఇంక టీ బ్రేక్ అని జెప్తరు. మాక్సిమం ఆ బ్రేక్ససవి తీసుకుంటాను. మామూలుగైతే అది మంచిది. అంటే కంటిన్యూయస్‌గా ఒక పని మీద ఉంటే, ఆ బ్రేక్సనేవి కావాల్సిందె అసలు. ఆ బ్రేక్ లేకపోతే ఇబ్బంది. ఇప్పుడు మన <chuckles> ఇండియాలో పీపుల్‌కి ఖచ్చితంగా టీ బ్రేక్ అనేది కంపల్సరీ ఉండాల.
ఆ! ఓకే. ఓన్లీ లంచ్ బ్రేక్ ఇంకా. ఓకే. మరది మంచిదే అంటారా? కంటిన్యూ హ్మ్. హ్మ్. హ్మ్.

అవును. అవును.
చాలా మంది చాలా దేశాల్లో కాఫీ బ్రేక్సుంటాయి గానీ మనకు మాత్రం టీ బ్రేక్స్ కావ టీ పడితే జనాలు బాగా
టీ బ్రేకు, సిగరెట్టు బ్రేకు చాలా బ్రేకులుంటాయి మన దగ్గర. ఆ! హ్మ్.
అదే. ఆ బ్రేక్సనేయి ఖచ్చితంగుండాలి. ఎందుకంటే స్టా ఒక ష్ వర్క్‌ని వాడు కాన్సంట్రేషన్‌గా ఒక 2, 3 హవర్సు 4 అవర్స్ కంటిన్యూయస్‌గా చేస్తా ఉంటే...
హ్మ్.
వాడికి ఇంకా దాని మీద చిరాకొచ్చేస్తది కొంతమందికి.
చిరాకొస్తుంది. అది అవుట్‌పుట్ కూడా తేడా కొడుతుంది. ఆ!
తేడా కొడతది. ఏదో సరే ఒక 10 నిమిషాలు పక్కకి ఆహ్, అంటే ఫోర్ త్రీ అవర్స్ పనిచేసి ఒక 10 మినిట్స్ పక్కకెళ్ళినా అదేదో ఒక హ 1 అవర్ ఫీలింగొస్తది.
హ్మ్. అవును. మనల్ని మనం రీచార్జేసుకోవచ్చు. మరదేంటి మరి మీరు ఒకటే బ్రేక్ తోటి ఎలా అంత సమర్థవంతంగా పని జేయగలుగుతారు?
అంటే ఒకటి కాదు. అంటే 2 తీసుకునేవాడ్ని. <smacks lips> చెప్పాను కదా! టీ బ్రేకొకటి, లంచ్ బ్రేకొకటి అంతే.
ఓకే. లంచ్ బ్రేకోటి ఓకే. ఓకే.
అంటే అలా తీసుకునే, అదే 12 హవర్స్ డ్యూటీ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా 3 అలా తీసుకుంటాను ఖచ్చితంగా.
హుహు. ఓకే. మరిప్పుడు ఈ టీ బ్రేకెళ్ళినప్పుడు క్ నలుగురితో కలిసి యెళ్తారా? అలా ఒక్కరే వాకింగ్‌లాగా వెళ్ళా
లేదు, లేదు. ఒక్కరం అంటే వెళ్ళం. అంటే కొలీగ్సొస్తారు గదా! ఖచ్చితంగా ఎవరో ఒకరిని తీసుకెళ్ళకుండా మనం పోలేము. కంపెనీ <chuckles> కంపెనీ ఖచ్చితంగా తీసుకెళ్ళాల్సిందే.
అదే. పోలేము. <chuckles> రేపు మాట్లాడుకుంటూ కాస్త బ్రేక్ దీసుకుంటే అన్ని రకాలుగా రిలీఫుంటుంది. హ్మ్.
హ్మ్. అది కొంచెం బావుంటుంది. ఆహ్, మనం ఆ మధ్యలో గూడా ఏదైనా ఒక్కోసారి ఆఫీస్ మ వర్క్ మధ్యలో డిస్కషన్ చేసుకోలేరు కొంతమంది.
హ్మ్.
ఎవరి ఫ్లాస్ వాళ్ళు చెప్పుకోలేం. ఒక్కోసారి
అవును. కొంచెం బయటికెళ్ళి కొసం మనసిప్పి మాట్లాడుకోవాల్సింది.
కొంచెం చెప్పుకోవచ్చు. ఇలా, ఇలా ఎందుకు జరిగింది? అది ఏంది అని. ఆఫీస్ విషయాలు గూడా మామూలుగా ఆఫీస్‌లో ఏమన్నా వర్క్‌కి సంబంధించిన విషయాలు గూడా మాట్లాడొచ్చు.
ఆ! అవును. అవును. అయితే ఇప్పుడు

కరెక్టే, కరెక్టే. అయితే ఇప్పుడు చాలా కార్పొరేట్ ఆఫీసుల్లో, ఈ కార్పొరేట్ కల్చరని చెప్పేసి టీమ్ అందరిని బయటికి దీసుకెళ్తూ ఉంటారు. ఆహ్, రిసార్ట్‌కనో, గేమ్స్‌కనో లేకపోతే టీమ్ లంచ్‌కనో లేపోతే ఇంకొక రకరకాల టీమ్ బాండింగ్ యాక్టివిటీస్ అవన్నీ జేపిచ్చి చేపిస్తూ ఉంటారు. హెచ్ఆర్ వాళ్ళు. ఇది దీనివల్ల నిజంగానే ఏవన్నా రిజల్ట్ ఉంటుందంటారా పని మీద?
అవును. ఆ! ఆ! హ్మ్. రిజల్ట్ దీనివల్ల చాలా ఉంటదసలు.
ఉంటుందా? ఓకే. ఎలా ఉంటుంది?
చాలా ఉంటది. ఎందుకంటే ఆలా నీకు బయటికి తీసుకెళ్ళి రిసార్ట్ సీట్ ఆహ్, రిసార్ట్‌కి గాని లేకపోతే హాలిడే ట్రిప్పు లాగా గాని తీసుకెళ్తే కొలీగ్స్‌లో వాళ్ళకి వాళ్ళకి ఏవన్నా ఇష్యూస్ ఉన్నా సరే లేకపోతే ఇంకేవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అయ్యి రిజాల్వయిపోతాయి. అంటే ఇప్పుడు ఎవరైనా సరే
హుహు. హుహు. హ్మ్. ఓకే. అంటే అలా ఒక్క మీటింగ్‌తో రిజాల్వ్ అవుతాయంటారా నిజంగానే? ఇప్పుడు మీ ఉదాహరణే దీసుకుందాం. మీకెవరో మీ మీద అలా, ఇలా జెప్పారు. ఆహ్, ఆ వ్యక్తితో మీరు ఒక్కసారి రిసార్ట్‌కెళ్లిపోయినంత మాత్రాన అది పోతుందా?
అవుతాయి. అంటే హ్మ్. హ్మ్. అంటే అప్పుడు మనం, మనం ఆహ్లాదంగా క ఆహ్లాదకరంగా ఉంటాం. అంటే అక్కడ కొంచెం ఎంజాయ్‌మెంట్ మూడ్‌లో ఉంటాం.
అదే ఎంతో కొంత అపార్ధాలు తొలగిపోతాయేమో! మే బి, అవును. <sniffs>
ఆ! ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఇంట్లో నుంచి ఇంటికొచ్చి, ఆఫీస్‌కెళ్ళి, మళ్ళా పనిచేసుకొని ఇంటికెళ్ళి, ఈ హ్మ్, ఈ గాప్‌లో తిరుగుతూ వీళ్ళని డీల్ జేయాలంటే ఇబ్బంది. నేను అటు ఇంటి ఇల్లుని చూసుకునేదా? లేపోతే ఇటు ఆఫీసును చూసుకునేదా? మళ్ళా వీళ్ళతో మాటలు పడేదా? అని చెప్పి క ఇయన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇలా ఇలా ఔటింగ్‌కి వెళ్ళినప్పుడు అలాంటివేమి ఉండవు.
హ్మ్. హ్మ్. అవును. <chuckles> అవును. చిరాకుంటుంది. హ్మ్. హుహుహు.
ఇప్పుడు వాళ్ళు వ్యూ వాళ్ళ ఆఫీసు ఉండవు. ఇంటికి కొంచెం దూరంగుంటారు. ఇంక వాళ్ళకు ఉండేదంటా ఎంజాయ్‌మెంట్‌లో ఉంటారు. గేమ్స్ ఆడుకుంటుంటారు. కొంతమంది స్వి స్విమ్మింగ్ జేస్తుంటారు. అలా అలా కొంచెం కొంతమంది చిల్లవుతుంటారు. అప్పుడు ఈ చిల్లయ్యే టైమ్‌లో కనీసం ఎవరో ఒకరు అడుగుతరు. "ఎందుకురా నువ్వు మొన్న అలా చేసావు? ఏంటి" అని.
ఓకే. ఓకే. హ్మ్. హ్మ్.

హ్మ్.
అలా మాట్లాడుకున్నాం. అంటే మనుషులు ఓపెన‌ప్ అయితేనే
అవునులెండి, అవునులెండి. కరెక్టే, కరెక్టే. అది గూడా పాయింటే. అది గూడా పాయింటే. కొంచెం
నిమిషాల్లో అయిపోద్ది. ఓపెన‌ప్ అవ్వకుండా లోపల లోపలే ఉంచి ఉంచుకుంటే, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదు.
అవును. అరే! వీడు మంచోడే అనవసరంగా వీడిని గెలికామే అన్న ఒక ఇది వాళ్ళకు కూడా వస్తుంది అప్పుడప్పుడు.
అది. వాళ్ళకి అంటే, ఏమి లేకుండా మన మీద ఏదేమైనా అను మనం చెయ్యని తప్పుకి మన మీద ఏమైనా అబాండాలు పడి పడినప్పుడు దాన్ని అక్కడితో అక్కడ మనం రిజాల్వ్ జేసేస్తేనే మంచిది. లే అంటే మనకెందుకులే అని వదిలేశామంటే, కొన్ని కొన్ని <smacks lips> అన్నీ వదిలేయొచ్చు. అన్నీ వదిలేయగూడదు. కొన్ని వదిలేసినా పర్లేదు గాని అన్నీ వదిలేయగూడదలాగ. కొన్ని కొన్ని
ఆ! అవును. కరెక్టే. కరెక్ట్. క్యారీ చేయకుండాల్సింది. అవును. హ్మ్. హ్మ్. కరెక్టే. ఇప్పుడు కొంతమంది, చాలా మందేంటంటే ఆహ్, ఆ పనికి క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. <smacks lips> అది వాళ్ళు చేసినా, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతుందని పక్కన పెడితే. ఆహ్, నేనే చేశా, నేనే నా వల్లే జరిగింది అని చెప్పుకోవడానికి తాపత్రేయ పడుతూ ఉంటారు.
హ్మ్. ఆ! ఆ! అవును. ఆ!
ఆహ్, మరి ఇది మీకెప్పుడైనా ఎదురైందా ఇలాంటి వాళ్ళు కానీ? ఇలాంటి సందర్భం గాని?
ఓహ్! చాలా సార్లు జూసున్నా నేనిది. <chuckles> ఆఫీస్ వాతావరణంలో ఇది చాలా సార్లు చుసున్నా.
<giggles> అవునా? సహజంగా ఉంటూ ఉంటుంది కద! ఇది. అవును.
అంటే వాళ్ళు వర్కేం చెయ్యరు. కా అంటే టీమ్ టీమ్ వర్క్ అన్నప్పుడు వాళ్ళ ప వాళ్ళ ప్ర ప పనేముండదు. వాళ్ళెక్కువ బ్రేకు‌లు తీసుకుంటారు. కానీ హెచ్‌ఆర్ గాని, మేనేజర్‌లు గాని, ఇలా వీళ్ళొచ్చినప్పుడు <smacks lips> "ఏయ్! పని జెయి, పని జెయి, పని జెయి, ఇది అలా చూడు. అదేంది ఫ్లాసున్నాయి" అని జెప్తారు. సడెన్‌గా అప్పటిదాకా మన దగ్గర ఏమి మాట్లాడరు ఆళ్ళు.
హ్మ్. హ్మ్. హ్మ్. అబ్బా! ఒక్కొక్కళ్ళు ఎస్‌వీ రంగారావులు, భానుమతులయిపోతారు. <chuckles>
అస్సలు బాగా భయంకరంగా నవ్విచ్చేస్తారసలాళ్ళు. అసలేం అర్థం గాదు. ఏందిరా? ఏమైందిరా? అంటే, <clicks tongue> ఆ! మా ఆఫీస్‌లో ఒక అతను ఉన్నాడు. అలా చేసినప్పుడు, ఒరేయ్! ఈడెందుకు ఇలా చేస్తన్నాడంటే, అక్కడ పక్కన మేనేజర్ వచ్చుంటాడు చుడు.
ఆ! <chuckles> హ్మ్.